అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ అప్పుడు జనరేషన్ మారిపోయినట్లే, ఆ కల్చర్ కూడా, అప్పుడు కల్చరూ, ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది. అందులో అం ఫ్ అది ఫే మూవీ అంటేనే ఫేక్ అది. ఫిక్షన్ అంతా. అయినప్పటికీ పాత సినిమాలు కానీ, పాత పాటలు కానీ, ఎలా ఉండేయంటే, అది రియల్లాగా ఉండేది. ఆహ్ బ్లాక్ అండ్ వైట్. ఆహ్, దానికి తోడు, బ్లాక్ అండ్ వైట్ ఏంటంటే, బ్యాక్‌గ్రౌండ్ మనకి ఏం తెలీదు. వాళ్ళు అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టినా లేదా ఆహ్, మిద్దెలాగా చూపించినప్పుడు, అవి అక్కడ బొమ్మలు పెట్టినా మనకేం తెలియలేదు. అప్పట్లో చూసిన తెలీదు. ఇప్పటిది రియాలిటీ
హుహుహు. <chuckles> అవును, అవును. ఖచ్చితంగా! హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. అవును, <clicks tongue> అవును, అవును. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్, హ్మ్. అవును, అవును. అంటే కొంచెము, స సహజత్వంగా ఉండేది. అప్పుడు కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉండేది చాలా.
ఆ! అవి ఆ బ్లాక్ అండ్ వైట్ మూలాన, మనకి ఏది చేసినా వాళ్ళు సహజంగా చేస్తున్నట్టు ఉండేది. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నా, కామెడీ చేస్తున్నా, ఆహ్, ఫైటింగ్ చేసుకుంటున్నా, ఏదైనా ఆహ్, అది రియల్‌గా ఉండేది. ఆ పాటలు కానీ, ఆ మ్యూజిక్ కూడా వేరండి. పాత మ్యూజిక్ కొంచెం డీసెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అలా ఉండేది. ఆహ్, పాటలు వింటున్నప్పుడు, నా చిన్ననాటి చిన్నప్పుడు విన్నాను కాబట్టి, ఇప్పుడు చాలా తక్కువ. పాత పాటలు ఎవరు వింటల్ల. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరన్నా <chuckles> వింటారు. ఆ పాటలు రేడియోలో గాని, లేదా ఏదన్నా మార్చినప్పుడు ఛానెల్ మారుస్తున్నప్పుడు, ఎక్కడన్నా, ఆ పాట తగిలినప్పుడు గానీ, నా చిన్నతనం గుర్తొచ్చిద్ది. అంటే, అంత బ్లాక్ అండ్ వైట్‌లో నేను లేను GAనీ, నా మా నాన్నగారు పెట్టేవాళ్ళు కదా! మేము చిన్నప్పుడు విన్నాం కదా, అనేది కొంచెం మధుర జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి.
హ్మ్, హ్మ్, హ్మ్. అవును. హ్మ్, హ్మ్. <chuckles> చాలా బాగుండేది. ఓకే. <chuckles> సూపర్. అవును, అవును. హ్మ్, హ్మ్. ఓహూ! ఏ హ్మ్, హ్మ్, హ్మ్. అవును, అవును. <chuckles>